కరెక్ట్‌గా యాభై రూపాయలు అలా సరిపోద్దేమో మనిషికి.
సో అలా సరిపో ఆ! సరిపోతాయి. ఇప్పుడు రూ. 50 ఏంటంటే పార్కింగ్‌లకి <giggles> ఆ! అవిటికి సరిపోతున్నాయి. ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగా. అన్నీ ఈ విధంగా దోచుకోవాలి అన్ని విధాలుగా దోచుకుంటరు. అసల సినిమా వాళ్ళది సినిమా చూడకపోతే వాళ్ళకి నష్టమా పార్కింగ్ ఫ్రీగా పెట్టాలి గానీ పార్కింగ్‌కి డబ్బులెందుకు తీసుకుంటారు? ఈరోజుకి నాకర్థం కాదండి.
<chuckles> అదే గదండీ! మ్యాజిక్కు. ఇప్పుడు ప్రై కొన్ని ప్రైవేట్ థియేటర్స్ ఉంటయి. కొంతమంది లీజ్‌కి దీసి నడిపిస్తా ఉంటారు గదా! వాళ్ళేంటంటే రాబడి రావాలంటే పార్కింగ్ బెడతారు. అది అల అలవాటు అయిపోయింది. ఇప్పుడు పీవీఆర్ గాని, ఆహ్, మల్టీప్లెక్స్ గాని, ఏంటంటే
హ్మ్. హ్మ్. అదే! అసల మ సినిమా హాల్ థియేటర్ వాళ్లైనా ఆ డబ్బులు ఇవ్వాలి కదా! అసలు పార్కింగ్ ఫ్రీ‌గా పెట్టిచుకోవాలి. ఒక కాయగూరల దగ్గరికి వెళ్ళిన పార్కింగ్ అంటడు. ఒక రోడ్డు క్రాస్ చేసినా పార్కింగ్ అంటడు. ఎలా? ఎన్ని విధాలు దోచేస్తున్నారంటే అబ్బా!
<chuckles> <smacks lips> స్థలం స్థలమనేది అంత విలువైపోయింది ఇప్పుడు. అంతే! ఇప్పుడు మనం గుడా ఏం మాట్లాడం గదండీ! "అందరూ బెట్టేస్తుండ్రు, చెల్ పెట్టేసేయ్ ఇంగ టైం లేదు పద పద తొందరగా ఇచ్చేసేయ్!" కలాస్ అయిపాయ్.
హ్మ్. హ్మ్. హ్మ్. అయితే మొదటిసారి మీరది కుటుంబంతో చూసా అన్నారు. ఆ తరువాత సినిమాలు కూడా కుటుంబంతోనా? ఇంకా లేదంటే స్నేహితులతో, సోలో‌గా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయా?
అంతే. ఆ! లే స్నే ఓ సోలో‌గా, సోలో‌గా గూడా వోయినా నేను. నాకేందంటే మూవీ నచ్చాలంతే. నేను, నేను సోలో‌గా మూవీ జూడగలను, అంటారు గదా! సోలో‌గా రెస్టారెంట్‌లోకి పోయి గూడా తినగలను. నాకేందంటే అనిపించాలి. అనిపించిందనుకోండి ఖచ్చితంగా!
హుహు. హుహు. హ్మ్. హ్మ్. నిజంగా ఇలా ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే ప్రతిసారి పక్కవాడి మీద డిపెండ్ అయితే కొన్ని కొన్ని పనులు జరగవన్నమాట ఆగిపోతాయి.
హ్మ్. డీయో అంతే! డి డిపెండ్ అవ్వలేము ప్లస్ ఇబ్బంది బెట్టలేము. సీ, కొన్ని కొన్ని టైమ్స్‌లో ఏదైనా డిస్కషన్స్ ఒస్తే అడుగుతాం, "ఏరా ఒస్తావా!" అని. వాడింకా కొంచెం ఇంట్రెస్ట్ జూపియలేడనుకోండి ఇంగ లైట్. నేను పెద్ద అడగను. బట్ మ్యాక్స్ నాకు నచ్చితే నాకెళ్ళాలనిపిస్తే థియేటరే గాబట్టి నేను టక్కున ఎళ్ళిపోయి ఇంగా ఇన్స్‌టాంట్‌గా ఎళ్ళిపోతాను. నాకది చాలా ఇష్టమన్నట్టు.
హ్మ్. ఓకే. ఓకే. బావుంది. <chuckles> మీ ఎక్స్‌పీరియన్స్ అన్నీ. మరింక పాట పాడండి. మంచి మీకు నచ్చిన పాట.
హుహు. <chuckles> ఖచ్చితంగా అండి. అంటే నాకు ఈ పాట చాలా రోజులయితుంది. కానీ నాకప్పుడు బా నచ్చిన పాట. మీరు కూడా ఒకసారి వింటా ఉండండి. నాకు ఈ పాడతాను కొండ కాకి కొండేదాన ఉంటాయిగా. <chuckles>
హ్మ్. హ్యాపీ‌గా వింటాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. పాడండి.
కొండ కాకి కొండే దాన రండక రండక రండక రండక, గుండిగలాంటి గుండే దాన, అయ్యా రెట్టు పల్లదానా, మట్ట గిడిస కల్లదానా, పూవ్వు‌లతోనే బాణం వేసే పూలం దేవి నీవే జానా దీంట్లో మీరు గమనిస్తే ఒకటుంటుందండి. నేను మీకది నేనేక్కడ ఎక్స్‌పీరియన్స్ పొందానంటే <smacks lips>